లేదండి. ఫస్టయితే, నేను నచ్చ చెప్పడానినికే ట్రై చేస్తాననమాట. ఒద్దు, దీనివల్ల నీకేమైనా ఉపయోగం ఉందా? అనడుగుతాను. ముందుగా. తను అంటుంది ఆ! అదే, టైంపాస్‌కక్క అంట టైంపాస్ కంటే ఒక గంట చూడాలి, 2 గంటలు చూడాలమ్మా. ఇలా టైంపాస్‌కి, ఇలా చూడరు. <chuckles> అని చెప్తాను. అని చెప్తే, ఆ తర్వాతంటుంది, "నా ఇష్టము, నువ్వేమన్నా కడుతున్నావా కరెంట్ బిల్లు" అంటది. నేనైతే ముందుగా కరెంట్ బిల్లెందుకు వేస్ట్, అనేసి అంటాననమాట. అంటే, 24 గంటలు టీవీకి రెస్ట్ ఇవ్వాలి కదా! అప్పుడున్న మనకి టెక్నాలజీ అంతా కూడా టమ్మీయే కదా! దానికి రెస్టివ్వకపోతే అది పోతుంది. ఇలా అని చెప్తాను. అయినా సరే తను విందు. "నా ఇష్టమక్క" అంటది. నేను నువ్వు ఇలా చేయడం తప్పు. కొంచెం చూసుకని, ఏం చేయాలో చెయ్యి, కట్టేయి టీవీ. తర్వాత చూసుకుంది గాని అని అంటాను. కానీ, ఆమె వినదు. ఆ తర్వాత, నేనరుస్తాననమాటింక. నేను రిమోట్‌ లాగేసుకొని, నేనే కట్టేస్తాను.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఇరవై నాలుగు గంటలు చూడరమ్మా. ఆ! ఆ! అయ్య! ఆ! అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఇంక కొట్టుకుంటారా ఇంకా కోపంలో ఇట్లా నెమ్మదిగా సైలెంట్‌గా నడుచుకుంటూ ఎళ్ళిపోవడాలు. లేకపోతే
కొట్టుకోవడమంటే జరగదు కానీ, మాటలతోటి తిట్టుకుంటామనమాట. మాటలతో తిట్టుకుంటాం. ఎలాంటే నువ్విలా, నేనిలా <chuckles> అలా అనుకుంటా ఉంటాం కదా! అలా తిడుతూ ఉంటాము. తిట్టి, ఆ తర్వాత తను మాట వినకపోతే, ఇంక టీవీ కట్టేసేయడం జరుగుతుంది. ఆ తరత మళ్ళీ తను మొండిగా ఒచ్చి, మళ్ళీ టీవీ ఏస్తుంది. ఆ తర్వాత మళ్ళీ <giggles> అలా జరుగుతూ ఉంటుంది. మధ్యలో మా అమ్మోచ్చి, ఇద్దరిని దూరం చేసేస్తుంది. ఇంక ఇద్దరికి కోపం తగ్గి
ఆ! ఆ! హ్మ్. ఆ! హ్మ్. ఆహహా! ఆ! ఇద్దరిని తలోకటి తలోకటిస్తుందనమాట. ఏంది మీరు జేసే పని, ఇంటి దగ్గర ఉండని జెప్పేసి. అంటే, ఇది ఎవరికైనా ఉంటుందండి. ఒక ఇంట్లో పుట్టి పెరిగిన తర్వాత, ప్రతిదానికి కోపాలొచ్చేస్తూంటాయి. వాళ్ళేదైనా చిన్నది దీసుకున్నా గాని కోపమోచ్చేస్తూంటుంది. ఇది సహజం. అయితే మీ ఫ్రెండ్స్ దగ్గర, లేదా బయట బయటసలు మీకు కోపం ఎప్పుడొస్తూంటుంది? ఒకవేళ ఒస్తే, ఏం జేస్తూంటారు, దాన్ని కంట్రోల్ జేయడానికి. ఇప్పుడు మీ చెల్లి గాబట్టి అరిచేశారు. బయట అలా ఎవరినన్నా అరిస్తే, అసలు ఊరుకోరు గదా!
<chuckles> అవును. అవును. అవును.